అహా! ఏం చేశాననుకున్నారు నేను? నా కడుపులో నెప్పుడుతుంది. నాకు వాంతులవుతున్నాయి. నాకు గ్యాస్ ట్రబుల్‌గా ఉంది. అది ఇది అని చెప్పేసి 3 నెలలు చేశాను నేను.
హ్మ్. ఆ! ఆ! ఆ!
హోస్టల్‌లో నుంచి తీసుకొచ్చేసేసేదానికి. కనీసంలో కనీసం ఆయనైతే ఆహ్, వేరే వాళ్ళని పంపించి
హ్మ్. మొత్తానికి మీ నిర్ణయం గాకుండా ఆయన నిర్ణయం గాకుండా బిటెక్‌లో జాయిన్ అయ్యిండ్రు.
హ్మ్. బిటెక్‌లో జాయిన్ అయిపోయాను నేనింకా. ఆ తర్వాత మల్ల చదువుకున్న టైముల్లో నేను మా హెచ్ఓడికి చెప్పానన్నమాట. హెచ్ఓడికి చెప్తే, "నేను చదవను మేడమ్ నా వల్ల కాదు" అని చెప్పేసి అనన్నాను నేను. "ఒరేయ్! నువ్వేంట్రా ఇట్లా మాట్లాడుతున్నాడు ఆ! నువ్వేంట్రా ఇలా మాట్లాడుతున్నావు" అది కూడా ఎప్పుడు అనుకుంటున్నారు ఫోర్ టులో ఫోర్త్ సెమెస్టర్ సెకండ్ సెమిస్టర్‌లో.
హ్మ్. హ్మ్. ఓహ్! బిటెక్ నేను చదవలేను నాకొద్దు అని చెప్పేసారు. ఓహ్! ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంజినీరింగ్ ఇంకొక 6 మంత్స్ ఏదో ఆగి ఉంటే డిగ్రీ‌నే వచ్చేస్తది.
ఆ! అయితే బ్యాక్‌లాగ్లు ఓపెన్ చేసిందనమాట. అవును. బ్యాక్‌లాగ్లు ఓపెన్ చేసిందామె.
ఆ!
ఓపెన్ చేస్తే "రెండే ఉన్నాయి కదరా! శివయ్య. ఏమైంది? చదివేసేయి అయిపోద్ది" అని చెప్పేసి అనంది. సరే! మేడమ్ మీరు చెప్పారు కదా! అనేసనీ చదువుతాను అని చెప్పేసను
<chuckles> మీరు చెప్పిన మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి ఒప్పేసుకున్నారా?
అదే కదా! ఆహా! మా డాడీకైతే మాత్రం నేను ఈ నిర్ణయం చెప్పలేదు. నేను చదవను, నేను ఇంకా బిజినెస్సే చూసుకుంటాను అన్న సంగతి నేను చెప్పలే. నాకు ఆయనంటే భయం అండి బాబు. ఫుల్ భయం ఆయన అంటే నాకు.
హ్మ్. ఆ! ఆ! ఆయన కంటే హెచ్ఓడి బెటరని హెచ్ఓడి దగ్గర చెప్పేసిండ్రు.
హెచ్ఓడికి యెళ్ళిపోయి డైరెక్ట్‌గా చెప్పేసాను. ఆమె నాకు సపోర్ట్‌గా ఉండేది. అటెండెన్స్ లేకపోయినా గాని అటెండెన్స్ లేసేసి, <chuckles> ప్రతిసారి కూడాను అలా చేస్తూ ఉండేదనమాట. <sniffs> హ్మ్. అలా జరిగేదనమాట మొత్తం అంతా. అయితే హ్మ్.
హ్మ్. హ్మ్. <chuckles> ఓకే. హ్మ్. అలా ఈ ఈ ఈ ముఖ్యమైన ప్రొఫెషన్‌లో సెటిల్ అయ్యేటప్పుడు, నిర్ణయం తీసుకునేటప్పుడు ఆహ్, అలా ఏదైనా భయపడ్డారా? ముఖ్యమైన నిర్ణయం అన్నట్టు కదా! ప్రొఫెషన్.
హ్మ్. హ్మ్. అవును. భయపడ్డాను. ఖచ్చితంగా భయపడ్డాను. ఇక్కడ మాత్రం నేనైతే వ్యాపారం బిటెక్ అయిపోయిన తర్వాత నేను వ్యాపారంలోకే దిగాను నాకు నచ్చినట్టుగా.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే.
కానీ నా వయసుకు తగ్గట్టుగా నేను చెయ్యట్లేదు అని చెప్పేసనీ మా నాన్నగారికి చెప్పానన్నమాట. బాధపడతా కూర్చునేవాడిని ప్రతిరోజు. వ్యాపారం చేస్తన్న గాని డబ్బులు ఉన్న గాని నేను బాధపడతా కూర్చునేవాడినన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఎటువంటి వ్యాపారం పెట్టినట్టు అంటే ముందే నిర్ణయించుకున్నారా ఏం
మాది టైల్స్ అండ్ సానిటరీ కన్స్ట్రక్షన్‌కి సంబంధించి టైల్స్ అండ్ సానిటరీ షోరూమండి. దాన్ని చూసుకుంటా ఉండేవాడిని అన్నమాట. నేను ఒకానొక
ఆహా! ఓహోహో! ధైర్యంగా అడుగేసారు. అంటే మీ నిర్ణయానికి కూడా ఏ భయ ఏ భయం జంకు లేకుండా తీసేసుకున్నారు.
హ్మ్. ఏం లేదు. తీసేసుకున్నాను అట్లాగా. కానీ ఒకానొక టైమ్‌లో మా నాన్నగారిది టూ ముచ్ ఇన్వాల్వ్‌మెంట్ అయిపోయి, నాకు తెలివెక్కువైపోయి ఇద్దరి మధ్యన విభేదాలు వచ్చినయి అన్నమాట.
హ్మ్. హ్మ్. హ్మ్. ఓహ్! ఓకే. హ్మ్.
ఆహ్, నేనింకా వ్యాపారం చేయను అని చెప్పేసనీ కరాకండిగా చెప్పేసి, నేనింకా బయటికెళ్ళిపోతాను అని చెప్పేసి చెప్పాను అన్నమాట.
చేయను అని చెప్పేసిండ్రు. హ్మ్. హ్మ్.

జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఈ నిర్ణయం తీసుకోవాలా వొద్దా? తీసుకుంటే ఏమవుతుంది? పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారు? మన వాళ్ళు ఏమనుకుంటారు? అసలు నేనిందులో సక్సెస్ అవుతానా లేదా? అనే డౌట్లు చాలా వస్తుంటది. ఆ డౌట్లతోటి భయమేస్తూ ఉంటది. అట్లాంటప్పుడు మీరేం జేస్తారు?
హ్మ్. హుహు. హుహు. అవును. అవును. హ్మ్. అవునండి. చాలానే ఉంటాయి. అవును. నాకైతే ఫస్ట్ బీజం పడింది మాత్రం నాకు ఇంటర్మీడియేట్ తరువాత, సారీ 10థ్ క్లాస్ అయిన తరువాత నేను బైపీసీ తీసుకుందాం అనుకున్నాను నేను. బైపీసీ తీసుకొని డాక్టర్ అవుదాం అని.
ఆ! ఆ! అవును. ఓకే. బైపీసీ అంటే కొంచెం పెద్ద స్టెప్పే ధైర్యం ఉండాలి. అందులో <giggles> వెయ్యాలంటే కాలు.
అవును. డాక్టర్ అవుదాం అనుకున్నాను నేను. ఈ చుట్టుపక్కల అంకుల్స్ అందరు గూడాను మా డ్యాడీ దగ్గరికేళ్లి బైపీసీ అయితే ఏడ మీవోడు? అమ్మాయిలు జేస్తా ఉంటారు అదంతా గూడాను. వీడికి వి చదువుగా డయాగ్రామ్‌లేయటం గూడా రాదు డయాగ్రామ్లు బాగా ఉంటాయి. అవన్నీ గూడా చేయాలి మొత్తం అంతా గూడాను. లాంగ్ టర్మ్, లాంగ్ టర్మ్‌లు జేసుకుంటనే కూర్చోవాల్సొస్తది మొత్తం అంతా. ఇంక జీవితం మొత్తం చదువుతానే ఉండాలి. జీవితం మొత్తం చదువుతానే ఉండాలి.
ఓకే. హ్మ్. హ్మ్. ఓహ్! ఓహ్! ఆ! అలా అని భయపెట్టేసారా? హ్మ్. హ్మ్. తొందరగా సెటిల్ అవ్వరు. ప్రొఫెషన్‌లో అని జెప్పారు. హ్మ్.
అదిదని జేప్పేసని. హ్మ్. ఆ! అది చెప్పి ఇంకా ఎంపీసీకి మార్పించారు.
మార్పిచ్చేసారు. హ్మ్. మొత్తానికి ఆ విషయంలో కొంచెం చిన్నతనం గాబట్టి మీన్ మీరా విషయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోలేకపోయారు. హ్మ్. ఓకే. ఒప్పేసుకున్నారు. హ్మ్.
హ్మ్. ఎంపీసీకి అవును. నేను నేను తీసుకోలేకపోయాను నేను. తల్లిదండ్రులకి ఒదిలేసాం అది. హ్మ్. అయితే తరువాత నాకు ఇంటర్మీడియేట్ అయిన తర్వాత, కనీసంలో కనీసం నేను ఈ ఈ గవర్నమెంట్ సైడ్ గాని, అంటే గవర్నమెంట్ సెక్టార్ వైపు, ఈ సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి మొదలుబెడితే, ఏదన్నా గవర్నమెంట్ జాబ్ తగలక పోదా! అని జేప్పేసని నేను సివిల్స్‌కి ప్రిపేర్ అవుతాను అన్నాను పెద్ద ఇచ్చులుగా.
హ్మ్. హ్మ్. <giggles> ఓకే. ఓకే. ఆ!
<giggles> అయితే మా డ్యాడీ "కొంచెం దగ్గమ్మ! గాలిలో ఎగిరించాలు గాని సివిల్స్ అంటే మాములు విషయం అనుకుంటున్నావా ఏంటి? హ్మ్. ఆహ్, సా వె ల లక్షల మంది రాస్తా ఉంటారు యేట. దాంట్లో నువ్వు దాంట్లో వ దగ్గర దగ్గర మాట్లాడుకుంటే, ఒక 200 మందికో, 300 మందికో వస్తా ఉంటది.
హ్మ్. ఆ! అదే గదా! ఆ! హ్మ్. హ్మ్. ఆ! ఆ! ఆయన భయము నిజమే. ఆహ్, మళ్ళీ కొడుకు ప్రొఫెషన్‌లో సెటిల్ అవ్వకపోతే ఎలా అని భయం కొద్ది చెప్పుంటారు. మీరప్పుడు ఒప్పుకున్నారా?
ఆ! అవును. హ్మ్. హ్మ్. అయితే